హ్మ్.
మన స్థాయి అనేది మనది కానే కాదు. అంటే మనం ఒక పొజిషన్‌లో ఉంటాం. ఆ పొజిషన్‌ని మనం చాలా ఐడెంటిఫై జేసుకొని కూర్చుంటాం అన్నమాట. ఆ పొజిషన్ ఎవరన్నా దెబ్బ తీసినా కించపరిచినా మనం ఇగో‌కి ఎళ్ళిపోతూ ఉంటాం.
ఆహా! అవునండి. హ్మ్.
మనము ఏ పొజిషన్‌లో ఉన్నా‌గాని అణిగిమణిగే ఉండాలి.
ఓకే. హ్యుమ్ అవునవును. హంబుల్‌గా ఉండాలనే నేర్చుకున్నారు.
అ హం హం ఆ! హంబుల్ అండ్ మోడెస్ట్ ఉండాలన్నమాట. ఐ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానివ్వండి, ఆవ అంటే ఐఏఎస్ ఆఫీసర్‌కొ పొజిషన్‌లో ఉండి వాల్ నేనెంత పన్ నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని, అయినా‌గాని వీళ్ళు నాకు విలువియ్యట్లేదు అనేది కాదు. అలా ఉండకూడదు. ఆయన దెగ్గర‌నుంచి నేను నేర్చుకుంది, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళయినా గానీ మనుషులే. అం ఆ ఆ! అ అంటే ఆ హం అంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! చాలా బావుందండి. హుహు. అది మీ రోజువారీ జీవితంలో గానివ్వండి, లేదా మీ జీవితంలో గానివ్వండి, మిమ్మల్ని ఎలా మార్చిందంటారు? ఎలాంటి ఇంపాక్ట్ చూపిచ్చిందంటారు?
హ్మ్. నాకు ఏంటంటే ఒకటి ఆహ్, ఆయన్నుంచి నేను నేర్చుకోవడం ఏమో కానీ ఆయన నాకిచ్చిన ఫుల్‌ఫి‌ల్‌మెంట్ అండి అంటే నన్ను నమ్మి నన్ను నన్ నా గురించి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడం, ఐ యం ప్రౌడ్ ఆఫ్ యూ అనడం, అందరి ముందు నా గురించి చెప్పడం, ఆహ్, నన్నెప్పుడు గూడా ఫేవరెట్ అనుకోవడం, ఆహ్, నాకు చాలా సపోర్ట్ చేయటం. ఆయన లాంటి మంచి వ్యక్తి నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను ఆహ్, ఇది చేస్తున్నారు, అంటే చాలు నాకది ఒక పుష్ అన్నమాట. ముందుకు వెళ్ళడానికి ఒక మోటివేషన్. ఆహ్, అంటే నా నాలో ఏదో మంచి ఉంది అనే ఒక నమ్మకం నాకు.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! మీ ఆత్మవిశ్వాసం మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపింది. ఒక మంచి మనిషి మిమ్మల్ని నమ్మడం ఆహ్, మిమ్మల్ని ప్రశంసించడం వల్ల, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది అంటున్నారు. ఓకే. ఈ మార్పు అనేది లేదా మీరు గమనించిన ఈ చేంజెస్ మీకు ఉన్న ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీ పనిలో గాని, మీ కుటుంబ సభ్యులతో మీకున్న సంబంధాలు, లేదా మీ వ్యక్తిగత సంబంధాల మీద ఏదన్నా, ఏదన్నా మంచి ప్రభావం అనేది చూపిందా?
హండ్రెడ్ పర్సెంట్. హండ్రెడ్ పర్సెంట్. అండి హండ్రెడ్ పర్సెంట్. అసలు. హ్మ్.